లేదు, లేదు, లేదండి! అంటే ఏంటంటే, మనం చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు అందరిని మనం అట్లా చూసేస్తుంటాం. కానీ, అందం కన్నా, మనకొక సర్విస్ ఓరియెంటెడ్ మైండ్ ఇంకెక్కువ ఇంపార్టెంట్ అండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
అదే అది నేను నెక్స్ట్ లైన్‌లో చెప్తాను చూడండి. నిన్ను మించిన కన్నెలెందరో మొండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో, కారులో షికారుకెళ్ళె పాలబుగ్గల పసిడి దానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. అంటే, నిన్ను మించిన ఇప్పుడు
హ్మ్. హ్మ్. వావ్! ఎంత బావుంది! రెన్ ఆ!
నీవే అందగంతి కాదు, నిన్ను మించిన అందగత్తెలెందరో ఉన్నారు!
హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
సో, ఇప్పుడు ఒక క్రీమ్ రాస్తున్నామంటే, ఆ క్రీమ్ వెనక చాలా మంది అమ్మాయిలు, ఆ మండుటెండలో మాడిపోతూ, చేస్తూ ఎంతో కష్టముంటుంది. వాళ్ళు ఆ చెమటలో, తేటలో అందాన్నంతా ఆ అందం అంతా అది కరిగిపోయుంటుంది. <smacks lips> ఆ చెమటకి దానికి. సో, ఆ వాళ్ళందరి అందాన్ని వదులుకొని, నీకా వాళ్ళు ఆ అందాన్నిస్తున్నారు.
హ్మ్. అవును బయట కూరగాయలమ్మేవాళ్ళుంటారు. చాలా మందుంటారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
సో, ఇక్కడే కాదండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అక్కడ కర్మాగారంలో ఒచ్చే అందాలే కాదండి. ఇప్పుడు ఒక పెళ్లయిందనుకోండి. ఒకప్పుడు ఇవి ఉండేవి. పొయ్యిల కట్టెలు, ఈ వీటితో చేసేవాళ్ళు.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! వంటలు, గింటలు ఆహ్, ఆహ్, ఆ పొగకి దానికి మొత్తం అందమంతా పోయేది.
అవును. హ్మ్.
సో ఏంటి కానీ, ఒక సర్విస్ అన్నమాట.
హ్మ్.
ఆ సర్విస్‌లో భాగంగా ఏంటి? ఒక స్ ఆహ్, భాగంగా తమ అందాన్నంతా కోల్పోతున్నారు. అంటే, అందానికి సర్విస్‌కి మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, వాళ్ళు సర్విస్‌ని చూస్ చేసుకున్నారు.
హ్మ్. అవును. హ్మ్.
వాళ్ళు సర్విస్ చూస్ చేసుకున్నారు కాబట్టి, నువ్వు అందగత్తెగా అని నువ్వు ఇదే మి మిడిసి పడుతున్నావు.
అవును. అంటే దానిలో చమత్కారంగా చాలా చెప్పారు. అర్థమైంది. హ్మ్.
ఆ! ఆ! అందుకంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడున్న పాటల్లో ఏమొస్తుంటుందండి? అందకట్టండి నువ్వు, చాలా సుందరాంగివి, అది, ఇది అని పాడుతారు. అందాన్ని మెచ్చుకుంటూ పాడే పాటలే ఎక్కువుంటాయి.
ఆ! అదే. అదే గదా! అందే గత్తె నువ్వే <chuckles> అంటావు వయ్యారి పిల్ల అని జెప్పేసి. ఆ! అవును.
ఆ! ఒ ఒ వయ్యారి భామ నీ హంస నడక అన్నట్టు పాడతాం మనం. ఆ! సో, అట్లా అలా కాకుండా ఇది అందం కాదు మనం చూడాల్సింది. దీని వెనక ఎంతో శ్రమపడి ఆ అందాన్ని త్యాగం చేసే వాళ్ళని కదా! మనం ప్రేమించాలి. అందంగా ఉన్నామని ప్రేమించడం కాదు. ఆ అందాన్ని త్యాగం చేసి నిన్ను సర్విస్ చేస్తున్న వాళ్ళని నువ్వు ప్రేమించాలా?
హ్మ్. అవునవును. హ్మ్. ఆహా! అవునవును.

అవును. హ్మ్. ఒక చీర నెయ్యాలంటే
అలా చిరుగు బట్టలు వాళ్ళ వాళ్ళేమో చిరుగు బట్టలేసుకుంటారండి. మనవింత మంచి బట్టలు మనకి తయారు చేసీ, వాళ్ళు చిరుగు బట్టలేసుకొనుంటారండి. సో, అందుకే చిరుగు పాతలా, బరువు బతుకుల నేతగాళ్ళే నేసినారు, చాకిరొకది, సౌఖ్యమొకరిదీ, సాగదింకా తెలుసుకో. అనంటారండి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అబ్బబ్బబ్బా! ఆ!
అంటే, చాకిరేమో వాళ్ళు చేస్తన్నారు. సౌఖ్యం నువ్వు పొందుతున్నావు. ఇట్లా ఎంతవరకూ ఇది సాగుతుంది అన్నట్టు ఓ అడుగుతుంటాడనమాట.
అవును. అర్థమైంది. హ్మ్. హ్మ్.
సో, ఆ విధంగా ఏంటంటే, ఒక విప్లవ గీతం. అంటే, ఎందుకిది విప్లవ గీతమంటే
హ్మ్. హ్మ్.
ఒకా శ్రమ, ఒక శ్రమజీవి, ఒక శ్ శ్ శ్రమ జీవన సౌందర్యమంటారండి దీన్ని.
అవునవును. హ్మ్.
ఆ! అంటే శ్రమతో జీవించండి. ల్ ఈ ఇంగ్లీష్‌లో ఏంటంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారనమాట.
హ్మ్.
అది మనా సమాజంలోకి రావాలి అనేసి. అంటే, సమాజంలో ఒక వ్యక్తి అందగట్టు అందగాళ్ళనేసో, లేపోతే ఒక వ్యక్తి మంచి రిచ్ పర్సననేసో, ఇట్లాంటి వాటికి మనం ఎట్రాక్ట్ అవ్వకూడదు.
హ్మ్. అవును. హుహు. అవును.
ఒక వ్యక్తి ఎంత సర్వీస్ ఓరియెంటెడ్ మైండున్నాడు, ఒక వ్యక్తి అవతల వ్యక్తిని ఎంత హెల్ప్ చేస్తన్నాడు? త తని కోసం ఆహ్, ఆహ్, ఎ ఎన్ని రకాలు చేస్తున్నాడు? ఇది మనం చూసుకోవాలండి.
హ్మ్. హ్మ్. ఎంత, ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. హ్మ్.
ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు? ఇవి చూస్తావండి. ఇప్పుడూ ఉ డెవలప్పుడ్ కంట్రీసంటావండి మనం చాలా కంట్రీస్‌ని, కానీ ఆ కంట్రీస్‌లో ఒక ప్లంబర్‌ని ఎట్లా చూస్తారో, ఒక పెద్ద రిచ్ పర్సన్‌ని కూడా అట్లానే చూస్తారండి.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అట్లాగే జూస్తారు. అవును. మన భారతదేశంలోనే దౌర్భాగ్యమంతా ఉంది.
కానీ మన దేశంలో అలాగుండదండి. హ్మ్. ఆ! మన దేశంలో ఏంటంటే, వీడా ఆహ్, వీడి పనేంటి, చిన్న పని వీడు చేస్తన్నాడు. వాడేమో మంచి రిచ్ పని, కోట్లు సంపాదిస్త్ ఆ కోట్లు సంపాదించినోడికే మనకెక్కువ వాల్యూ ఇస్తామండి.
హ్మ్.